ఓకే. ఓకే. అంటే మరి మీరు అడిగినప్పుడు వేరే వాళ్ళు అడిగితే అట్లా ఎప్పు ఆ! ఏం జరుగుతుందంటే <smacks lips> క్లాస్ ఓప్పుకొదుగా.
అవును. అంటే అందరికి గర్ల్స్ అందరికి ఒకటే, ఒకటే రోజు టీవీ. ఇందులో ఏ చానెల్ పెడితే, ఏ చానెల్ వస్తే అదే చూడాలి. సీనియర్స్ ఏది డిసైడ్ జేస్తే అదే జూడాలి. మాకు అంత మెమ్స్ ఏమి ఉండేది కాదు, అయితే చూసేటప్పుడు వీళ్ళు మంచి నేను ఎలాంటి మూవీస్ చూసానంటే 'స్టూడెంట్ ఒఎఫ్ ద యియర్' వీళ్ళు వీళ్ళ వల్లే చూసాను, ఇంకొకటి ఆహ్, 'స్టూడెంట్ ఒఎఫ్ ద యియర్' ఒకటి, ఇంకా 'సంజయ్ లీలా భన్సాలి' గారిది ఒక మూవీ ఉంటది. ఆహ్, మూవీ పేరు గుర్తు రావట్లేదు దీపిక పడుకోను 'రణ్వీర్ సింగ్'
ఓకే. ఓకే. అయ్యయ్యయ్యో! ఓకే. హ్మ్. హుహు. ఓకే. ఓకే. ఓకే. మన 'బాజీరావ్ మస్తాని' అండి.
ఆ! లేదండి గన్స్ ఉంటాయి. 'హోలీ' చేసుకుంటారు. ఆ సినిమా పేరు గు 'రామ్‌లీల, రా‌మ్‌లీల' చూసాను. ఇయన్నీ మూవీస్ చూసానన్నమాట. ఇంకా ఆహ్, ఇంకొక మూవీ ఉండేది 'దీపిక పదుకోన్' గారిదిను 'రణబీర్ సింగ్' గారిది ఆయన ట్రావెలింగ్ ఎక్కువ ఉంటది.
'రామ్‌ లీల' ఓకే. హుహు. హుహు. ఓకే. హుహు. ఓకే. హ్మ్.
ఏ జీవ ఏ 'ఏ జవాని హే దివాని' ఈ సినిమా‌లన్నీ వీళ్ళ వల్లె
ఓకే. అంటే 'హోలీ' పాట్ ఉంటదండి ఒకటి. ఓకే. ఓకే. హ్మ్.
అవును. ఆహ్, వీళ్ళ వల్లె చూసాను. వీళ్ళ వీళ్ళకేంటంటే మన తెలుగు సినిమాలు చూస్తున్నప్పుడు ఎక్స్‌ప్లైన్ జేయాలి. ప్రతి సీన్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అని చెప్పి నేను హిందీలో హిందీ రాదు కాబట్టి, నాకు ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లైన్ జేసేదాన్ని. ఆహ్, ఇద్దరు అమ్మాయిలతో సినిమా చూసామన్నమాట. అప్పుడు ఇద్దరు అమ్మాయిలతో ఒకటి
హుహు. ఓకే. ఓకే. ఆహహహ! ఓకే. ఓకే. అద్భుతం అండి. 'అల్లు అర్జున్' గారిది.
ఆ! ఆ ట్విస్ట్ వొస్తది గదా! అప్పుడు అమల గారు ఆహ్, బతికే ఉన్నారు అని అమలన ఆవిడ పేరు ఏంటి అంతేనా అనుకుంటా. ఆ! 'అమలా పాల్' గారు ఆహ్, ఆవిడ బ్రతికే ఉందని ట్విస్ట్ అసల వీళ్ళకి ఎక్స్‌ప్లైన్ చేయడానికి అసలు నా తల ప్రాణం తోక్కొచ్చిందన్నమాట. వీళు "ఎలాగా ఎలాగా ఎలా బతికింది ఆహ్, మ చచ్చిపోయింది కదా! ఆమ ఎట్లా బతికొచ్చింది" అని చెప్పి అడిగారు. అడిగితే ఆమె చచ్చిపోలేదు ఆమె చచ్చిపోయినట్టు ఎక్కడా చూపించలేదు కదా! కిడ్నాప్ అయ్యింది. ఆహ్, ఇలా దాచారు అంటే ఇ ఇంకొక ట్విస్ట్ ఉంటది కదా! హీరో అనేని అసల గట్టిగా చెప్పాలంటే నీ "రూమ్‌లో డైరీ పెట్టిందే నేను" అని అంటాడు కదా! ఆ! అయితే ఇస్కొ మాలుం హేకే ఇస్కొ మాలుం హేకే అని చెప్పి అడుగుతున్నారు అలు. అదంతా ఎక్స్‌ప్లైన్ చేయడము.
ఆ! అవునండి. అవునండి. అవునండి. ఆ అమలా పాల్ గాల? ఆ! హ్మ్. అయ్యయ్యయ్యో! నిజంగా హుహుహు. హ్మ్. హ్మ్. ఆ! అవునండి. అవునండి. అవునండి. <laughs> అయ్యో! అంటే వాళ్ళకి తెలుగు మూవీస్ మొదటిసారి చూస్తున్నారు అప్పటికి చాలా ఎక్స్‌జైట్‌మెంట్ ఉండేది అన్నమాట. అయితే అండి ఎప్పుడన్నా మీకు ఇంగ్లీష్‌లో చెప్పడం రాకపోయుంటే, అంటే వాళ్ళకి మన ఇంగ్లీష్ అర్థం గాకనొ తెలుగు అర్థం గాకనో అంటే చిన్న, చిన్న ట్రిక్స్ లాంటివి అంటే గెస్చర్స్ లాంటివి ఎక్స్‌ప్రష‌న్స్ లాంటివి చిన్న, చిన్న పదాలు లాంటివి ఏమైనా యూజ్ చేసుకున్నారా మీరు?
అవును ఆ! సినిమా ఒకటి.

అబ్బా! నిజంగా ఎంతా ని అంటే కనుల పండుగలా ఉంటదండి నిజంగ జెప్పాలంటే.
ఆ! ఆ! వాళ్ళు శివలింగం చేసి ఉపవాసం ఉన్నారు. వాళ్ళకి రో రోజు మాకు ఒక గ్లాస్ మిల్క్ ఇస్తారనమాట. ఆ మిల్క్‌తో మరి ఇంక కౌ మిల్కే కావాలి అన్నట్టు వాళ్ళు ఏం లేరు. ఏ మిల్క్ దొరికితే ఆ మిల్క్. ఆ మిల్క్‌తో అభిషేకం చేశారు వాళ్ళు. మంచిగా అక్కడ ఆహ్, భజన చేశారు. చాంటింగ్ జేశారు. అన్నీ చాలా బాగా జరిగినయి. అట్లా వాళ్ళు గురించి తెలుసుకున్నాను ఇంక. మా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఫుడ్ షేర్ చేసుకోడము. స్నాక్స్ షేర్ చేసుకోడము.
హుహు. ఓకేకే. ఆ! హుహు. ఓకే. ఆహా! వాళ్ళని పరిచయం జేపిచ్చడం అవన్నీ జేశారన్నమాట.
ఆ! పరిచయం చేపిచ్చడము. నాకొక్కటే వర్డ్ తెలుసు ఆహ్, దీదీ. అదొక్కటే తెలుసు. ఆ! అక్క. వాళ్ళని దీదీ దీదీ అని పిలిచేదాన్ని. వాళ్ళతో పాటు ఉండేదాన్ని. అలాగే ఎవ్రీ ఇయర్ వచ్చారు. ఎవ్రి ఇయర్ కొత్త పీపుల్ ఒచ్చేవారు.
ఓకే. హ్మ్. అంటే, అంటే అక్క. ఓకే. హుహుహు. ఆ! కొత్త కొత్త వాళ్ళు మీకు పరిచయమయ్యేవాళ్ళన్నమాట మీ
ఆ! ఇప్పుడు ఈ ఇయర్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఇయర్ ఎండ్‌కి.
ఆ! అయితే మీకెలా అనిపిచ్చిందండి యెళ్ళిపోయే సమయానికి?
ఆ! వాళ్ళెళ్ళిపోతే మాత్రం చాలా బాధేసింది. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు మాత్రం చాలా కొంచెం అల్లరోళ్ళన్నమాట అప్పటికి నేను 7త్ క్లాస్‌కొచ్చేశాను. ఆ నెక్స్ట్ బ్యాచు అసలా ఒకామయితే ఆమె అడ్వెంచరే జేసింది అసలు మా హాస్టల్‌లో. ఈ మధ్య డంక్ బెడ్స్ ఉంటాయి కదండీ! డంక్ బెడ్స్ అని.
హుహు. హుహు. ఓకే. అవునండి. అవునండి. అంటే ల్యాడర్ ఉంటది మనకి.
ఆ! ల్యాడర్ ఉంటది. ఈ డంక్ బెడ్స్‌లో ఈమె ఏం జేసిందంటే పైన నుంచొని ఇలా నుంచుంది, ఫ్యాన్‌కి ఎగిరిపోయింది డిప్ప.
హ్మ్. హ్మ్. ఆ!
ఆ! నిజ్జంగా.
అదేంటండి?
లిటరల్లీ ఇక్కడ, ఇక్కడ కట్ అయిపోయింది అలగా. ఒక, ఒకా 2 ఇంచెస్ దాకా, లెగిసిపోయింది. ఆ!
అయ్య బాబోయ్! అంటే విపరీతమైన రక్తపాతం అప్పుడింకా.
అవును. నా పక్క బెడ్డే ఆమె. నేను కి ఇంకెంత ఏడ్చేసానో. నాది, నాది కింద అంటే ఇప్పుడెట్లుంటదంటే మాది ఎల్ జిగ్‌జాగ్ షేప్‌లో ఉంటదన్నమాట బెడ్స్ అనేవి ప్లేస్‌మెంట్. నేను లిటరల్లీ మాట్లాడుతున్నాను. లేవద్ ఆ! ఏంటి? ఆమెకు కొంచెం ఏంటంటే తుంటరు పిల్లలుంటరు గదా! అలాగనమాట. నేనిలా చూసినాను నాకింక షాక్ నేను 5 నిమిషాలు అస్ ఇంక మేం తొందర తొందరగా పట్టుకొని వాళ్ళని హాస్పటల్‌కి తీసుకెళ్ళాం. అప్పుడు ఇంకా బాగా క్లోస్ అయిపోయారన్నమాట ఆ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు. ఆమె నాకు ముందు బెడ్డే గదా! పాపం రోజు ఫుడ్ తీసుకురావడం మేము.
హుహు. హుహు. హుహు. ఓకే. ఆ! ఆ! ఆ! అవునండి. అయ్యో! ఓకేకే. హ్మ్.